అంటే నాకు ఇప్పుడు నేను పట్టు చీర గట్టుకొని స్విమ్మింగ్ జేయలేను, అలాగే స్విమ్ సూట్ ఎసుకొని పెళ్ళికేళ్ళలేను కదా! కాబట్టి ఆ! మనమేం చేస్తున్నాము? ఏ పని చేస్తున్నాం ఎక్కడికేళ్తున్నాము? అక్కడ ఎంతమందుంటారు? అనే దాని ప్రకారం నేను బట్టలు వేసుకుంటాను. ఇప్పుడు నాకు నచ్చినట్టు బట్టలు నేను వేసుకుంటాను అది గూడా నా వ్యక్తిత్వాన్ని ఆహ్, ఎదుటి వాళ్ళకి చూపిస్తుంది. ఆ! హు హు ఇప్పుడు మా అమ్మ వాళ్ళుంటారు. వాళ్ళకి మోడర్న్ బట్టలు నచ్చవు, కానీ నేనన్నీ మోడర్న్ బట్టలేసుకుంటాను. ఆహ్, ఇప్పుడు నేను సొంతగా ఉంటే నా ఇంట్లో నేను ఉండి, పోనీ దూరంగా ఉండి చదువుకుంటున్నాను, హాస్టల్లో ఉంటున్నాను, లేకపోతే ఇంకా వేరే ఊర్లో ఉంటున్నాను జాబ్ పరంగా అంటే నా ఇష్టం. ఆహ్, ఎవరు అడిగేవాళ్ళుండరు. కానీ ఇంట్లో ఉన్నాను, ఇంట్లో అందరూ ఉంటారంటే వాళ్ళు ఏం చెప్తే అది నేను వింటాను. నువ్వు ఈ గీత గీసి ఇది దాటొద్దు అంటే అది నేను దాటను. ఎందుకంటే వాళ్ళకి నచ్చినట్టుగా నేనుండాలి. వాళ్ళనను కనీనా పేరెంట్స్ కదా! వాళ్ళని పెంచిన పేరెంట్స్ కాబట్టి వాళ్ళు నువ్వు చున్నీ ఎసుకొని ఉండాలన్న చున్నీ ఎసుకొని ఉంటాను. నువ్వు చీర కట్టుకొని ఉండాలన్న చీర కట్టుకొని ఉంటాను. కానీ నా వ్యక్తిగతంగా అయితే ఆహ్, నేను నా ఒంటరితనం ఇప్పుడు ఒంటరిగా ఉన్న, ఆఫీస్‌కేళ్తున్నాను, బయటకేళ్తున్నాను, ఒకదాన్ని వెళ్తున్నాను అంటే నా ఇష్టం ఒచ్చినట్టుగా నేను ఉంటాను. కానీ ఎప్పుడు గూడా మనం ఒక దగ్గరికేళ్తున్నాం అంటే హ్మ్.
అవునవును. హ్మ్. హుహు. హుహు. హ్మ్. హుహు. హుహు. హ్మ్. అవునవును. హుహు. హ్మ్. ఓకే. హుహు. ఓకే. ఓకే. హుహు. హ్మ్. అవునవును. అవును. హ్మ్. అవును. హ్మ్. ఓకే. అలానే ఇప్పుడు హుహు.
అక్కడ మనం ఆ గౌరవం ఇవ్వాలి. ఆ వెళ్ళే ప్లేస్‌కి. ఇప్పుడు గుడికేళ్తున్నామంటే పద్ధతిగా వెళ్ళాల్సిందే. లేదు "నేను చున్నీతో వెళ్ళను" అంటే నువ్వు అక్కడికి అ అ అ అక్కడ నీకరహత లేదు వెళ్ళడానికి. ఎందుకంటే వాళ్ళ రూల్స్ పెట్టారు. వాళ్ళ రూల్స్ అవి నీకు ఇష్టం ఉంటే నువ్వు వెళ్ళాలి. ఆ రూల్స్‌ని పాటిస్తానంటే నువ్వెళ్ళాలి, పాటించనంటే అసలక్కడికి వెళ్ళకూడదు కదా! అలాగా నా వ్యక్తిత్వం తెలియబరుస్తాను. ఇప్పుడు అందరూ గూడా నా ఫ్రెండ్స్ హ్మ్.
ఓకే. అవునవును. అవును. వాస్తవమే. అవును. హ్మ్. హ్మ్. అవును. అవును. హుహు. అంటే ఇప్పుడు నార్మల్‌గా మీ పేరెంట్స్‌కి అంటే నచ్చనవి వేసుకొని అన్నట్టు అన్నారు మీరు. అలా మీరు ఒక్కొక్కసారి అంటే ప్రతిసారి ఆ అంటే మీరు ఆర్గ్యుమెంట్ చేసే ఉంటారు. "ఏంటి ఊరికే ఇలా అంటున్నారు, అలా అంటున్నారు" అని అలా మీరు ఆర్గ్యుమెంట్ చేసినప్పుడైనా అంటే మీ పేరెంట్స్ చెప్పినవి ఎసుకున్నప్పుడైనా ఆ! అంటే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉండేది?
హ్మ్. హ్మ్. హుహు. అవును. హుహు.

<chuckles> ఆర్గ్యుమెంట్ ఎప్పుడు ఆహ్, అంటే చాలా తక్కువగా అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఆర్గ్యుమెంట్స్ అలాంటివి. సాధారణంగా అయితే వాళ్ళేం చెప్తే నేనదే వింటాను. వాళ్ళు చెప్పిందానికి నేనొక మాట కూడా ఎదురెం చెప్పను. కానీ కొన్ని, కొన్ని సార్లు నేను వ్యక్తిగతంగా ఉన్నప్పుడు కూడా నేను ఇపుడు నేను సొంతంగా బయటున్నాను. అప్పుడు నేను వాట్సాప్‌లో డీపీ‌లు పెట్టుకుంటాము. స్టేటసులు పెట్టుకుంటాము. అప్పుడు ఇంట్లో వాళ్ళ నంబర్లు కూడా ఉంటాయి గదా! అలా పెట్టుకున్నప్పుడు మా అమ్మ చూసి రిప్లై చేస్తది. ఏంటంటే, "ఏంటమ్మా! ఆ బట్టలేంటి, ఆ డీపీలేంటి, ఎన్ని సార్లు చెప్పినా మారవా నువ్వు. నే నేనేదో చెప్తున్నాను, నేనే వాగుకుంటూ వెళ్ళిపోతున్నాను అనుకుంటావా" అంటాది. <chuckles> అంటే అప్పుడు నేను వాళ్ళకి అర్థం అయ్యేలాగా చెప్తా. అమ్మ బట్టల్ని బట్టి మన క్యారెక్టర్‌ని జడ్జ్ చేసే వాళ్ళు అసల మనుషులే కాదు. ఎందుకంటే ఇప్పుడు నేను బొట్టు, కాటుక, గాజులు, చీర అన్ని వేసుకొని నేనేం చేసినా ఓకేనా. కదా! అలా నేనన్ని కట్టుకొని మంచిగా ఉండి 'ఆర్ ఎక్స్ హండ్రెడ్‌లో' అస్ హీరోయిన్ లాగా ఎంత పద్ధతిగా, ట్రెడిషనల్‌గా ఉంటది. ఆది చేసేవన్నీ అదేదో ఉంటది గదా! ఆహ్, ఒక సామెత ఉంటుంది. ఆహ్ దు దూరేవన్నీ ఇదో ఒక సామెతుంటుంది. చేసేవన్నీ శ్రీరామ లీలలు దూరేవన్నీ దొంబల గుడిసె లేదా సా ఒకటుంటుంది. అలాగా మనం మన బట్టల్ని బట్టి మనం ఎదుటి వాళ్ళని జడ్జ్ చేయకూడదు. అది నా ఉద్దేశం ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే నా ఫ్రెండ్సే ఉంటారండి.
హ్మ్. హుహు. ఓకే. హుహు. హుహు. హ్మ్. అవునవును. హ్మ్. హ్మ్. హ్మ్. అంటే? హుహు. హ్మ్. అవునవును. అది అది కరెక్టే. అవును. హ్మ్. హ్మ్. అవునవును. అదే. అదే. ఆ! <giggles> అవునవును. అవును. <chuckles> ఆ! హుహు. ఓకే ఓకే. అలానే ఇప్పుడు హుహు. అలానే ఇప్పుడు మీ స్టైల్ నుంచి ఆహ్, మీ స్టైల్‌ని చూసి ఇతరులు మీ గురించి ఏం అనుకుని ఉంటారని మీరనుకుంటారు?
చాలా పద్ధతిగా ఉంటారు. హ్మ్. హ్మ్.